హ్మ్. అవునండి. అవును.
మరి మీరిట్లాంటి సమయంలో మీకెప్పుడన్నా ఆహ్, లేదు అంటే, డబ్బు కావాల్సొచ్చింది, లేదు మేమీది కొనుక్కోవాలనుకుంటున్నాము, దీని కోసం డబ్బు కావాలని ఓవర్ టైములు గానీ, అలా ఏమన్నా మీరు గానీ, మీ హస్బెండ్ గానీ చేస్తున్నప్పుడు, అప్పుడెలా మేనేజ్ చేసుకుంటారు?
ఆ! ఆ! అంటే, మా జాబ్ ప్రకారంగా ఓవర్ టైమ్‌లంటూ ఎక్కువ ఏముండవండి. కొంచెం టైమ్ టు టైమే ఉంటుంది, లేదంటే 1, 2 గంటలు ఎక్స్‌ట్రా స్పెండ్ చేయాల్సొస్తదేమో గానీ, ఓవర్ టైమ్‌లో అంటూ ఎక్కువేముండదు. ఒకవేళట్లా చేయాల్సొచ్చినా గూడా పిల్లలు పడుకున్న తర్వాత నైట్ టైమ్ ఒక 2, 3 అవర్సలా కూర్చుంటామంతే.
హుహు. చెయ్యాల్సుంటుంది. హ్మ్. ఓహో! ఓకే. ఇంక ఇంటి దగ్గర జేస్తారు.
ఆ! ఇంటి దగ్గర. అది హ్మ్, కొంచం మేనేజ్ చేసేటట్టుగానే చేసుకుంటాం. అంటే, పొద్దున్నే మళ్ళీ నిద్రలేసీ, ఆహ్, రెగ్యులర్ పనులు చూసుకోవాలి గదా! సో, 2, 3 గంటలు నైట్ పన్నెండింటి వరకూ ఉన్నమంటే కొంచెం పర్లేదు మేనేజ్ జేస్ చేసేయొచ్చు మార్నింగ్ ఎర్లీగానే లేచేటట్టు.
అవునండి. అవునే. ఆ! అదేలెండి. ఇంక ఆ రోజు నైటు ఇంక ఆఫీస్‌లో కాకుండా ఇంటికొచ్చిన తర్వాత చేసుకుంటారు.
అవును. అవునండి. అవును. అవునండి.
వర్కనేది.

అవును. అవునండి.
మరి ఇలాంటి టైంలో ఇప్పుడు మీకు హెల్త్ ఇష్యూస్ గాని అట్లా ఏమన్నా వచ్చినప్పుడు మరి మీరు ఎట్లాగా మ్యానేజ్ చేసుకుంటారండి. ఎందుకంటే పాపుందంటున్నారు జాబ్ చేస్తా అంటున్నారు.
అబ్బో! అప్పుడైతే హెల్త్ ఇష్యూ వస్తే ఆడోళ్ళకి హెల్త్ ఇష్యూ వస్తే ఆహ్, ఇంట్లో కష్టమండి. అంటే, ఏ పని ముందుకు జరగదు. <giggles> ఆహ్, అట్లట్లనే ఉంటది. అంటే మా హస్బెండ్ అయితే చాలా హెల్ప్ చేస్తారండి. నాకేమైనా బాలేదు అంటే, ఇంట్లో ఏదైనా అవసరం ఉంది ఆహ్, ఫిజికల్‌గా మెంటల్‌గా తను కొంచెం స్ట్రాంగ్ అనమాట నాకన్నా గూడా.
అవునండి. నిజమే. జరగదు. హ్మ్. సూపరండి.